హుహూ. హ్మ్. మంచిదే కదా! అంటే ముందు ఎక్కువ చూడకుండా తక్కువ చూడకుండా కరెక్ట్‌గా టైమ్ పెట్టారు బాగా.
ఇంకా మీ ఆ! ఇంకా అదే టైమ్‌లో అడుగుతాడనమాట. ముందడగడు తర్వాత అడగడు. 7కే అడుగుతాడు.
అంటే 7 నుంచి ఎనిమిదంటే ఆ తర్వాత పడుకోవాలి కదా! మరి పడుకుంటాడ టైమ్‌కి నిద్రొస్తదా?
ఆ! పడుకుంటాడు. ఎందుకంటే ఆహ్, ఒక 3 ఇయర్స్ వరకేంటంటే మధ్యాహ్నం పడుకోబెట్టేదాన్ని. నైటేంటంటే 9కి అట్లా పడుకునేవాడు. అంటే ఏడింటి నుంచి ఎనిమిదింటి వరకు చూసేవాడు. అవును. ఎనిమిదినించి ఆడుకోవడం అట్లా అయ్యేది. ఇంక ఫుల్‌ డే స్కూల్ ఇప్పుడు మనకి తెలిసిందే కదా! ఫుల్ డేనే పెట్టేస్తున్నారు అంటే, ఫుల్ డే అంటే 3 వరకు పెడుతున్నారు స్కూలు.
ఓకే. తర్వాత టైమ్ మారింది కొంచెం. హ్మ్. అవునవును. వాళ్ళకదే ఫుల్ డే మరి. ఉదయం నుంచి అంత వరకు ఉండడం అంటే గ్రేటే వాళ్ళ‌కూడ. హ్మ్.
<chuckles> అంటే పొద్దున్న 7:౩౦కే స్టార్టయిపోతది ఆళ్ళ స్కూలు.
హ్మ్.
ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే 7-8 చూస్తాడు. తర్వాత ఇంక వాడంతట వాడే టైమెంతయిందమ్మా అంటాడు. ఎయిట్‌కాపేస్తాడు.
ఆ! ఎంత మంచి పద్ధతో. అసలా బాబుకెన్ని ఇయర్సు?
ఇప్పుడు మొన్న రీసెంట్‌గా సిక్సు, 6 కంప్లీట్ అయింది. ఇక అందరు చూసిన నమ్మరు.
ఆహా! సిక్స్ ఇయర్స్, అంటే ఈ ఫోన్‌లో ఎలాంటివి చూస్తూ ఉంటాడు? ఏ వీడియో‌లు చూస్తూ ఉంటాడు ఆడు?

అయ్యయ్యో! అలా అయితే ఇంకా మీరు మరింత జాగ్రత్తగా ఉండాలేమో!
అది మాకేంటంటే సంవత్సరం ముందు తెలిసింది. అది కూడా ఎట్లా కంట్లో నుంచి నీళ్ళు కారుతున్నాయని జెప్పి తీసుకెళ్ళాం.
అంటే 2 కళ్ళల్లోంచి కారుతున్నాయా 1 కన్ను నుంచా?
ఆ! ఎక్కువ ఎడం కన్ను నుంచి కారుతుంది.
అయ్యయ్యో! ప్రోబ్లము ఇటు సైడ్ ఉన్నట్టుంది.
ఆ! ఇం తీసుకెళ్తే ఇంక వాళ్ళు కూడా అసల ఏమి ఐడెంటిఫై చేయలేకపోయారు. ఎందుకంటే అది సిక్స్‌టిన్ మైనస్ సిక్స్‌టిన్ మైనస్ ట్వెల్వ్
ఆ! అయ్యో!
అంత ఉంటే మరి బప్
అంటే ఇప్పుడు బాబుకి సైట్ ఉందా అయితే ఇప్పుడు?
ఆ! అది మేము ఇ రీసెంట్‌గా కనుక్కున్నాము.
హ్మ్. అయ్యో! ఆ! మరి తను చెప్పలేడు. అంటే చూపనేది ఎలా ఉంటదో అనేది తనకొక అవగాహన కొంత ఏ‌జోచ్చాకే, ఏ‌జోచ్చ‌కే చెప్పగలడు
చెప్పలేడు. అవును. డాక్టర్ అదే అన్నారు. అంటే మీకు ఏమి కంప్లెయింట్ చేయలేదా? అని అడిగారు అన్నమాట.
హ్మ్.